ప్రతి ఒక్కళ్ళకి జీవితంలో హాబీలనేవి చాలా సహజంగా ఉంటాయి. ఏంటంటే, కొన్ని కొన్ని కారణాల వల్ల అవి కొన్ని సార్లు మనం ఆ హాబీ‌లని విడిచిపెట్టడం జరుగుతూ ఉంటుంది. కానీ, మళ్ళీ మనం వాటిని తిరిగి తెచ్చుకోవాలి అనుకుంటూంటాం. అలా మీరు కూడా మీ జీవితంలో ఏదైనా జరిగింది చెప్పగలరా?
అవును. యాహ్! ఉందనమాట. ఏంది అంటే నేను చిన్నప్పటి నుంచి అంటే మూవీస్ చూస్తూ ఉంటాం కదా! క్యాజువల్‌గా. అంటే బాగా ఇష్టము అన్నట్టు ఏం చెప్పలేం కానీ, ర్యాండమ్‌గా చూస్తుంటాం అనమాట. ఏ కొత్త మూవీస్ ఒచ్చినా థియేటర్‌కి వెళ్ళడం. లేకపోతే టీవీలో చూడడం. అలా చూసేవాళ్ళం అనమాట. సో నేను చిన్నప్పటి నుంచి ఇంటర్ వరకు మా ఇంట్లోనే ఉండి చదువుకున్నాను అనమాట. కోఎడ్యుకేషన్ స్కూల్‌కేళ్ళి, మళ్ళీ ఇంటికి రావడం ఇలా ఉండేదన్నమాట. ఇంకా నా గ్రాడ్యుయేషన్‌కేమైంది అంటే వేరే ఊరులో సీట్ రావడం వల్ల నేను అక్కడ చదువుకోవాలి కాబట్టి, అక్కడికి వెళ్ళిపోయ. హాస్టల్ ఫస్ట్ టైమ్ వెళ్ళా అనమాట. సో అక్కడ టీవీ లేదు ఫోన్లు లేవు ఏం లేవన్నమాట. సో అక్కడంతా నాకు గ్యాప్ వచ్చేసింది సినిమాల మీద తక్కువ. అంటే ఎడ్యుకేషన్ పెరిగింది హ్మ్.
అవును. ఆ! అవును. ఓకే. అంటే మీరు చిన్నప్పుడు చాలా ఎక్కువగా సినిమాలు చూసేదానివా నువ్వు?
యెస్! యెస్! యెస్! బా చూసేదాన్ని.
అయ్యో! మరి సడెన్‌గా ఒకేసారి అలా షిఫ్ట్ అయిపోతే ఏదో తెలియని <chuckles> బాధ అదంతా నాతెలిసి ఉండే ఉంటుంది గదా!
యాహ్! ఉంది ఎందుకు లేదు ఆహ్, ఏం చేసేవాళ్ళు తెలుసా? నెలకి సెకండ్ సాటర్‌డే ఒకసారి వస్తది కదా! అప్పుడు ప్రొజెక్టర్ పెట్టి ఎసేవాళ్ళునమాట. ఆ సినిమాలు కొన్ని బావుంటాయి. కొన్ని బాగోవు. కొన్ని బోర్‌గా ఉంటాయి. ఇంగేమంటే ఇంగా ఎప్పుడు చూడం గదా! సరేలే ఏదో ఒకటి గుంపులో గోవిందా అన్నట్టు చూసేదాన్ని.
అవును. అవును. ఏంటంటే మనకిప్పుడు ఇంట్లో చూసుకున్నది మన సెలక్షన్ బట్టి ఉంటుంది. ఏంటంటే ఈ సినిమా చూద్దాం? ఈ సినిమా చూద్దాం? రొమాంటిక్కు, లవ్వు, ఫైట్‌లు, యాక్షను ఇవి అన్ని ఉంటాయి. బట్ ఆల్ చూపించినోళ్ళం‌లో <chuckles> చాలా నార్మల్ సినిమాలు. అవి చూడబుద్ధి <chuckles> కూడేయదు కొన్ని సార్లు.
అవును. అవును. అవును. అస్సలు కాదు తెలుసా. భలే బోరుంటాయి. కొన్ని కొన్ని బావుంటాయి. అన్నీ బాలేవు అని చెప్పలేం గానీ కొన్ని బావుంటాయి.
అవును. అవును. హ్మ్.
సో హ్మ్.
అయితే ఆ! ఆ సమయంలో నువ్వు కొంచెం సినిమాలనేవి తగ్గాయి అంతేనా? హ్మ్.
యాహ్! తగ్గాయి. ఆ! అంతే. అప్పుడు ఇంకా చదువుకుంటూ ఉన్నాను. ఇంకా మాకక్కడ ఎట్లా సౌకర్యం లేదనమాట సినిమాలు జూడానికి. ఇంకా ఎప్పుడైనా పండగలకి, పబ్బాలకి ఇంటికోచ్చానే అనుకో, ఇంటికోచ్చినాక అమ్మ వంటలు చేస్తది, అవి తినడం. ఇంకా వాళ్ళతో టైమ్ స్పెండ్ చేయడమే సరిపోతుంది కానీ, మూవీస్‌కి టైం అప్పుడు ఇవ్వలేకపోయాను అనమాట. సో ఆ విధంగా మూవీస్‌కి అనేది బ్రేక్ ఒచ్చేసింది. ఇంకా దాని తర్వాత గ్రాడ్యుయేషన్ అంతా అయిపోయింది కదా! దాని తర్వాత నేను, ఇంకా జాబ్ అవి ఇవి అని చేస్తూ ఉన్నా. జాబ్ వచ్చింది. అప్పుడు నాకు మళ్ళీ ఫస్ట్ టైమ్ నా లైఫ్‌లో ఒక సెల్ వచ్చిందనమాట, మొబైల్ వచ్చింది. ఇంకా చూసుకో నేను అన్నీ పెన్ లిస్ట్ రాసి బెట్టుకున్నా అనమాట. ఏ, ఏ సినిమాలు చూడలేదు? ఏవేవి చూడలేదు? సో అవన్నీ లిస్ట్ రాసుకొని మెల్లి మెల్లిగా హ్మ్.
హ్మ్. హ్మ్. అవును. అయ్యో! అవును. <chuckles> ఓకే. ఆ! ఏంటి అప్పుడు నువ్వు హాస్టల్‌లో ఉన్నప్పుడంతా కొంచెం అంటే ఒక తెలియని బాధల్లోకేళ్ళావు. ఎప్పుడైతే ఈ సినిమా ప్రేమికులకి ఆటోమేటిక్‌గా ఫోన్ ఒచ్చింది అంటే, మొత్తం ఇంకా బీభత్సం అయిపోతది. అలా కొన్ని సినిమాలు కూడా రాసుకున్నావు. తర్వాత చూద్దాం అని. ఓకే. ఆ! తర్వాతేమైంది?
హుహు. ఆ! ఆ! అవును. అవునవును. హ్మ్. సో అలా. ఇంగంతే ఫస్ట్ మొబైల్ ఒచ్చాక, ఇంకా ఫస్ట్‌లో వర్క్ ఉంటుంది గదా! సో కొత్త కాబట్టి కొంచెం ఆ వర్క్ అంతా నేర్చుకొని, ఆ వర్క్‌లో బిజీ అయినాక, వన్స్ ఆ వర్క్ నాకు వచ్చేసిందన్న ఫీల్ వచ్చాక, ఆడుతూ పాడుతూ అది చేసేదాన్ని. ఇంకా చాలా టైం మిగిలేదనమాట. సో ఈ టైంలో ఏం జేయాలా? అరే! నాకు సినిమాలంటే ఇష్టం గదా! ఎందుకని నేను సినిమాలు చూడకూడదా? అన్నట్టు వచ్చిందనమాట. మళ్ళీ దాన్ని బిల్డ్ జేద్దాం అన్నట్టు. సో ఇంగ అప్పుడు చూడు స్టార్ట్ చేశాను, మామూలుగా స్టార్టింగ్ స్టార్టింగ్ టైటానిక్ మూవీతో స్టార్ట్ చేశా. అంటే ఎప్పుడో చిన్నప్పుడు జుసాను. రీకాల్ చేశా దాన్ని. <chuckles>
ఆ! ఆ! ఆ! <giggles> అబ్బా! అవునవును. <chuckles> అంటే ఒక మంచి సినిమా‌తో స్టార్ట్ చేద్దాం అన్నట్టు, టైటానిక్‌తో స్టార్ట్ చేసావు?
యెస్! యెస్! యెస్! టైటానిక్ చూశానంటా. హ్మ్. కానీ, ఆహ్, చిన్నప్పుడే ఏమో తెలియలేదు కానీ, ఈ ఈసారి టైటానిక్ మూ మూవీ చూసాక ఏమనిపించింది అంటే, లాస్ట్‌లో హీరో చనిపోతాడు కదా! బాధ వేసింది అన్నమాట. ఇంట్లో అందరికి జేప్తున్నా అన్నమాట "హీరో చనిపోయినాడు, హీరో చనిపోయినాడు, బాధేస్తుంది, బాధేస్తుంది" అని కొంచెం డల్‌గా ఇవే ఫేస్ పెట్టుకొని చెప్పినా. అప్పుడే అన్నారు మా ఇంట్లో వాళ్ళు అది సినిమా. నిజం గాదు. అయినా ఎప్పుడిదో జరిగిన టైటానిక్ గురించి నువ్వు ఇప్పుడు బాధపడడంలో అర్థమే లేదు అన్నట్టు అన్నారన్నమాట.
ఆ! చాలా మంచి సినిమా. అవును. అవును. <giggles> అయినా జాక్, జాక్ చనిపోయి 20 సంవత్సరాలు <chuckles> అవుతుంది. ఇప్పుడు బాధపడమేంటి అని అడిగారా?
యాహ్! ఆహ్, అన్నారనమాట. నాకు వాళ్ళు అలా అన్నాక అవును గదా. ఎందుకు ఇంత ఓవర్ యాక్షన్ జేస్తున్నాను నేను. కరెక్టే‌లే అని ఇంక అప్పుడు డల్‌గా ఉండేది, కొంచెం నార్మల్ అయ్యాఅన్నమాట వాళ్ళ వల్ల.
<laughs> అంటే అంత సినిమా పిచ్చి. <smacks lips> అంటే ఇప్పుడు అవతల హీరో చనిపోతున్నాడు, అక్కడ ఎమోషన్ అవుతుందంటే. మనం ఎమోషన్ అయిపోయేంత ప్రేమ సినిమాల మీద. నిజంగా గొప్ప విషయం. అదైతే మాత్రం.
అవును. అవును. యెస్! యాహ్! రీసెంట్‌గా అయితే, 'అనగనగా' చూశాననమాట ఈటీవీ విన్‌లో. సో, దాంట్లో కూడా ఒకటి ఎమోషనల్ సీన్ ఉందనమాట. అంటే వాళ్ళ ఫాదర్‌ కేదో 'క్యాన్సర్' ఒచ్చి ఉంటది. అతను చనిపోయింటారు. ఆ! బాబుకి కన్వే చేయలేరనమాట. ఎందుకంటే వాడు ముందే కొంచెం బాగా భయపడుతూ ఉంటాడు. సో, అలాంటిది వాడికి స్టోరీ రూపంలో చెప్తే అర్థమవుతుందన్నట్టు. వాడు ఒకటి చదువుతాడనమాట. సో, వాడు చదివేతప్పుడు, వాడు ఏడ్చేతప్పుడు అవన్నీ చూసి నాకు కూడా ఆటోమేటిక్‌గా కళ్ళల్లో నీళ్లొచ్చాయి అనమాట. మా ఇంట్లో అందరూ జూస్తున్నారు. నేను, మా అమ్మ, మా అక్క. నేను అడిగా అనమాట నా కళ్ళలో నీళ్లొచ్చినా ఆపుకున్నా. ఎందుకంటే బయటకి వచ్చాయనుకో వాళ్ళ ముందు. బాగా ఏడిపిస్తారనమాట ఇంకా. సో, ఒచ్చినా కూడా ఇంక మా అమ్మని అడిగా, అమ్మ నీకేమన్నా ఏడుపు ఒచ్చిందా అన్నట్టు అంటే. లేదు కానీ ఒచ్చినట్టే అనిపించింది. కానీ, రానీయలేదు నేను అన్నట్ట‌నింది. ఇంక మా అక్కకి అడిగితే. హ్మ్. రాలేదు అన్నట్ట‌నింది. ఏం ‌నికొచ్చిందా అన్నట్టు నన్ను అడిగిందన్నమాట. అవును ఒచ్చింది అంటే. ఏందో నువ్వు మరి అంత ఎమోషనలా అది అని కొంచెం బాగా టీజింగ్ జేస్తారన్నమట. సో, ఒచ్చినా వాళ్ళ ముందు ప్రదర్శించకూడదు అనేది <giggles> అర్దమయింది నాకరోజు. ఆ! ఆహా! ఏంటో అది.
ఆ! అయ్యో! ఆ! అయ్యో! అవునవును. అవును. అవునా? అంటే ఆ! ఆ! అయ్యయ్యో! అంటే, నాకు ఇది వింటుంటే ఎలా ఉందంటే మా ఇంట్లో సంఘటన గుర్తొచ్చింది. <smacks lips> మా ఆహ్, అమ్మ ఈ చి చిన్నబాబు సినిమా ఉంటుంది. కార్తీ హీరో. అందులో క్లైమాక్స్‌లోని వాళ్ళ అక్కుంటుందిమాట. మూగా‌విడ. తను కార్తీ కోసం చెప్తూ ఉంటుంది. అంటే ఒక ఫ్యామిలీ స్టోరీ అది ఫుల్లుగా ఫ్యామిలీ స్టోరీ <smacks lips> క్లైమాక్స్‌లో అంటే అదే ఆహ్, హీరో ఇంకొక అమ్మాయిని బయట అమ్మాయిని లవ్ చేస్తాడుమాట. <smacks lips> ఇంట్లో వాళ్ళ పిల్లలేవరిని చేసుకోడు. అందుకని చెప్పి ఇంట్లో వాళ్ళనే ఈడు చూసుకుంటూంటాడు. కానీ అందరూ తిరగబడిపోతారు పాపం <smacks lips> తన మీదకి. తిరగబడిపోయి లాస్ట్‌కి ఇంకా కార్తీని దూరంగా పెట్టేస్తారు. అయితే లాస్ట్ చేసి ఇంక చెప్పేస్తాడు. మీ పిల్లల్నే చేసుకుంటాను. తనోద్దు నాకు. కానీ ఎవరిని చేసుకోవాలి ఇద్దరు నాకు నాకు చిన్నప్పటి నుంచి పొంచి పెంచినోల్ని నేను. ఎలా చేసుకోవాలి అది ఇది అని చెప్పాడు. <smacks lips> ఆ! నిజంగా చెప్తాడుమాట. అయితే నిజంగా మామూలుగా చెప్పంటే ఆ! సినిమా చాలా పెద్ద హిటయింది. బట్ కారణం ఏంటంటే ఆ! క్లైమాక్స్ ఆ ఎమోషనే మా అమ్మ నేను 100 సార్లు కాదు కదా 200 వందల సార్లు ఆ సినిమా పెట్టిన మా అమ్మ ఏడుస్తూనే ఉంటుంది. <smacks lips> నిజంగా <chuckles> ఆ! నిజంగా అంత ఎమోషన్ అంటే మనకి సినిమాకి మనకి కనెక్టివిటీ అంతుంటుంది. నిజంగా మీరు హాబీ అన్నారు అంటే నిజంగా అది గొప్ప విషయం. ప్రతి ఒక్కల్కి అది హాబీ ఖచ్చితంగా.
ఓకే. ఓకే. ఓకే. ఏం చెప్తా‌దసలు? ఓకే. హుహు. హుహు. ఓకే. ఇలా చేసుకుంటా అని అనన్నాడేమో. హ్మ్. అయ్యయ్యో! హ్మ్. యహ్! యాహ్! కరెక్ట్. ఎందుకంటే, నేను కూడా నాకింకోటి ఏంటి తెలుసా? నేను ఎప్పుడైనా బా వర్క్‌లో బాగా ప్రెషర్‌గా ఫీల్ అయినా, కొంచెం ఆహ్, ఎలా ఉంటదంటే, మెంటల్‌గా, ఫిజికల్‌గా డ్రైన్ అయిపోతాం కదా! సో, అలాంటప్పుడు నన్ను నేను కామ్‌డౌన్ జెసుకోవడానికి, ఒక రిలాక్స్ రావడానికి, ఏం జెస్తా అంటే, మూవీ చూస్తా అనమాట. మూవీ చూస్తే నార్మల్ అయిపోతా. అండ్ అందులో ఉన్న సీన్స్ కొన్ని నాకు నచ్చడం. లేపోతే నా లైఫ్‌లోకి అప్లై అవ్వడం. ఇలాంటివి కూడా జరుగుతాయి అనమాట.
హ్మ్. హ్మ్. <chuckles> ఓకే. అంటే మాస్ మూవీ‌స్, క్లాస్ మూవీస్, లవ్ స్టోరీస్ ఇలా చాలా ఉన్నాయి మనకి గమనిస్తే ఎమోషనల్స్. బట్ మీరు ఎక్కువగా ఎమోషనల్ మూవీస్ కదా! ఎక్కువగా మీరు ఇష్టపడతారు?
యాహ్! అవును. అలా ఏంలె. అన్నీ జూస్తా. థ్రిల్లరు, హార్రరు, ఏది వదలను అన్ని జూసేస్తా. లవ్వు. అన్నీ జూస్తా.
ఆ! ఓకే. అయిత్ అంటే అన్నిట్లో ఇన్వాల్వ్ అయిపోతారు. ప్రతిది అంటే ఎమోషన్ అయితే బాధపడతారు, కామెడీ అయితే నవ్వుతారు, సీరియస్ సిట్యుయేషన్ అయితే కోపడతారు అంతేనా? <chuckles> ఆ!
యాహ్! ఆ! ఆ! యెస్. యెస్. అంతే. అన్నీ జూస్తా అనమాట. ఇది జూడను అన్నట్టు ఏంలేదు. కాకపోతే ఏంటి అంటే, అన్నీ హిట్ అయ్యిండుంన, అలాగే అన్ని ఫ్లాప్ అయ్యేవి ఉండవు. నేనేం జెస్తా అంటే కొన్ని సార్లు ట్రైలర్ చూస్తా అనమాట. ట్రైలర్ నచ్చిందనుకో అది చూస్తా. అండ్ ఇంకోటి ఇప్పుడు ఓటీటీ ప్లాట్ఫామ్స్ ఎక్కువొచ్చాయి గాబట్టి టైటిల్ కింద కొంచెం సినిమాలో ఏముందనేది రాస్తారనమాట. సో, అది చదువుతా. యాహ్! అది అది నచ్చినా నేను ఆ సినిమా పెట్టుకొని చూస్తా అనమాట. అండ్ ఇంకోటి రీల్స్‌లో ఎక్కువ రివ్యూస్ ఇస్తుంటారనమాట. అంటే అవి నాకు తెలియని సినిమాలు కూడా ఉంటాయి. అంటే అవి ఇంగ్లీష్ కావచ్చు, వేరే లాంగ్వేజ్ ఏవైనా కావచ్చు. కానీ చెప్తారనమాట, ఈ సినిమాలో అది ఉంది, ఇది ఉంది అని. సో, అది నచ్చినా కూడా నేను అదే పనిగా వెతుక్కొని మరి జూస్తా అనమాట సినిమాలు. సో, ఇలా చూస్తా.
అవును. అవును. హ్మ్. అవునవును. స్టోరీ రాస్తారు మనకి. అవును. ఓకే. అవునవును. అవును. ఆ! ఈ మధ్య కాలంలో ఓటీటీ‌లవి ఒచ్చాక మనకి పాన్ ఇండియా, పాన్ వరల్డ్ అవేంలేవు అన్ని కలిసిపోయాయి. <smacks lips> అంటే మనకిప్పుడు ఒకప్పుడు ఏంటి, మన తెలుగు అంటే తెలుగే చూడాలి. ఇంగ్లీష్ మూవీ అంటే, డబ్ అవ్వాలి లేదంటే ఇంగ్లీష్ మూవీ రావాలంటే, ఎప్పుడో ఒచ్చేవి. <smacks lips> బట్ ఇప్పుడు అలా కాదు. తెలుగు, హిందీ, తమిళ్, కన్నడ, మలయాళ, భోజుపూరి ఏ లాంగ్వేజ్ అయినా కూడా. ఇప్పుడు అంత ఎందుకు, కొరియన్ అంత పెద్ద హిట్ అయిపోవడానికి కూడా కారణం అదే. <smacks lips> ఈ ప్యాన్ ఇండియాలవి అవ్వడం బట్టే. ఆహ్, అన్ని సినిమాలు అందుకు మీకు ఏ సినిమయినా చూసేస్తారు. ఆ! చాలా బాగుంటాయి. నాక్
అవును. కరెక్ట్. అవును. చాలా లాంగ్వేజె‌స్ ఒచ్చాయి. అవును. అవును. యాహ్! యాక్చువల్‌గా బాగుంటాయి గదా! కొరియన్‌వి. యాహ్! రీసెంట్‌గా రీల్‌లో ఏదో చూసానన్నమాట. 'ద గ్యాంగ్ లీడర్ వైఫ్' మూవీ గాదు. జనరల్‌గా రీల్స్‌లో కొంచెం చూపిస్తారు గదా! సీరీస్ టైప్ అనమాట. అది ఇన్‌స్టాగ్రామ్‌లోనో, సెపరేట్ యాప్‌లోనో ఉంటది. సో, 'ద గ్యాంగ్ గ్యా-గ్యాంగ్ లీడర్ వైఫ్' ఏదో ఉంటది అన్నమాట. కొరియన్‌దే యాక్చువల్‌గా. పర్లేదు అది అది ఇంతా చూసినంత వరకు బాగుందంటే స్వీట్. అన్నట్టు అనిపించిందనమాట.
కొరియన్ మూవీ ఆ? అవునవును. ఓకే. ఆ! ఓకే. అంటే అలా కాదు. కొరియన్‌లో మీరు వెబ్ సీరీసులు, డ్రామాలు అవి చూస్తారా? మూవీస్ చూస్తారా?
క్యూట్. ఆ! హ్మ్. ఏం చూడను యాక్చువల్‌గా. రీసెంట్‌గా రీలె. అదే ఫస్ట్ టైమ్ జూసా. కొంచెం బా నచ్చింది. కానీ దాన్ని పూర్తిగూడా ఏం చూడలే అన్నమాట. స్క్రోల్ చేసుకుంట ఎళ్ళిపోయేతప్పుడు జుసినా అంతే. అది కూడా 2 ఎక్స్‌లో పెట్టి. <giggles>
<laughs> ఓకే. ఆహా! అంటే
నాకు ల్యాగింగ్ గూడా నచ్చదుసలు.
అంటే ఇప్పుడు నేనైతే, అంటే నువ్వు ఎలా నాకు తెలీదు. బట్ నేనైతే కొన్ని కొన్ని సినిమాలు చాలా ఇన్‌స్పిరేషన్ తీసుకుంటాను. <smacks lips> ఏంటంటే ఈ సినిమా చూసినప్పుడు నేను ఎగ్జాంపుల్ 'కేజీఎఫ్. కేజీఎఫ్' అంటే చాలా మంది ఏమనుకుంటరు, అది కొంచెం వైలెన్స్ అది ఇది. కాని చాలా ఇన్‌స్పిరేషన్ ఉంది అది. ఒక స్టేజ్ నుంచి వాడు ఏకంగా ఏ స్టేజ్‌కెళ్ళాడు? ఏ రేంజ్‌కెళ్ళాడనేది <smacks lips> చాలా బాగుంటుంది ఆ 'కేజీఎఫ్' మూవీ.
హ్మ్. యాహ్! అసలు వాలమ్మ కోసం అని కదా!
ఆ! అమ్మ కోసం. నిజంగా అది చాలా గొప్ప విషయం. నెక్స్ట్ బాహుబలి చూస్తే, వాళ్ళ అమ్మ తనని చంపేసిందని తెలిసినా కూడా అమ్మ జాగ్రత్త అంటాడు. <smacks lips> అంటే, అంత పి నాకు అలాంటి సినిమాలు కొంచెం ఇన్‌స్పిరేషన్ అంటే చాలా నచ్చుతాయి. నీకుడా అలాగేమైనా ఉన్నాయా? అంటే <smacks lips> చాలా
హ్మ్. అవును. కరెక్టే. నాకీ రియల్ లైఫ్ స్టోరీస్ ఉంటాయి చూడు, అవి ఇష్టం అన్నమాట బాగా. ఎందుకంటే, దాంట్లో నేర్చుకోవడానికి చాలా ఉంటది. ఎగ్జాంపుల్ ఏంటి అంటే 'ధ గోట్ లైఫ్' ఆ‌డు జీవితం ఉంది కదా!
అబ్బబ్బబ్బా! సూపర్ సినిమా.
వాళ్ళు యాహ్! నేను అంతవరకు ఏమనుకున్నానంటే, నా లైఫ్‌లోనె కష్టాలు ఉన్నాయిరా, అది ఇది అని బాధబడేదాన్ని. సో, ఒక్కసారి ఆ సినిమా చూశినాక దిమ్మ తిరిగి బొమ్మ కనిపించింది. ఎలా అంటే, అసలు నా లైఫ్‌లో ఉన్నవి కష్టాలే గాదు. వాడివి కష్టాలంటే. నేనేం లేని దానికి అంత ఇంత ఇది జెస్తున్నా. అవి అసలైన కష్టాలు అని రియలైజ్ అయ్యి, కొంచెం బాగా పీస్ అయిందనమాట నా లైఫ్. అది చూసాకే, జ్ఞాననేత్రం ఓపెన్ అయ్యింది నాకీ.
<laughs> ఆ! అబ్బా! ఇది రియల్ కష్టాలంటే. <chuckles> ఆ! నిజంగా. ఆ! మనకి ఇలాంటి సర్వైవల్ మూవీస్ చూస్తే మాత్రం నిజంగా నాకు నిజంగా చెప్తున్నాను సర్వైవల్ మూవీస్ అంటే పిచ్చి. <smacks lips> అంటే ఫస్ట్ లిస్ట్‌లో నేపెట్టేవవే. అందుకే 'గోట్ లైఫ్' నేను నాకు తెలిసి ఒక 8 సార్లు, 9 సార్లు అలా చూసేశాను. అంత అంటే <smacks lips> ఆ! నాకు హ్మ్.
హ్మ్. అవును. నేను 2 టైమ్స్ చూసా అంతే. అండ్ యూ నో! నేను ఏదైనా సినిమా బాగా నచ్చిందనుకో, నేను బాగా ఎక్కువ రీసెర్చ్ చేస్తా అనమాట దాని గురించి. అసలు ఆ డైరెక్టర్‌కీ ఆ థాట్ ఎలా ఒచ్చింది అది ఇది అని. సో, అలా రీసెర్చ్ చేసినప్పుడు తెలిసిందెంటంటే, ఇది యాక్చువల్‌గా ఒక బుక్‌లో ఉందంట. సో, దాన్నుంచి తీయడానికి కూడా చాలా ఇయర్స్ పట్టిందంట. అండ్ మళ్ళీ మధ్యలో కరోనా రావడం, ఇబ్బందులు పడ్డడం, వాళ్ళు వెయిట్ గెయిన్ అవ్వడం, మళ్ళీ వెయిట్ లాస్ అవ్వడం. ఆ! అవును. సో, అలా బానే చూసా అన్నమాట. అ అప్పుడున్న వైబ్‌లో. అండ్ ఇంకోటి 'శ్రీకాంత్' అని ఒకటి ఉంది సినిమా అది యాక్చువల్‌గా హిందీ లాంగ్వేజ్‌ది, తెలుగుల వెట్టుకొని జుసా నేను. ఆహ్, అంటే స్ కళ్ళు ఉండవు, కానీ సాధిస్తాడు.
ఆహా! హ్మ్. అవును. అవును. 16 ఇయర్స్. 16 కె 16 సంవత్సరాలు. హ్మ్. ఆ! ఆ! ఆ! అవునవును. హే! చాలా పెద్ద హిట్ అయిపోయింది కదా! ఇప్పుడది? అవునవును.
యాహ్! యాహ్! యాహ్! బావుంది. జ్యోతిక ఉంటది. ఆ అబ్బాయి ఎవరో ఉంటరు. కానీ అది రియల్‌గా జరిగిందన్నమాట. రియల్‌గా జరిగిందో మనకలా సినిమాలో తీసి జూపిస్తారు. సో, అంటారు జూడు, బయోగ్రాఫికల్ మూవీస్ అన్నట్టు. సో, అలాంటివి ఎక్కువ జూస్తానన్నమాట నేను. అవి చి హ్మ్.
అవునవును. అంటే ఈ 'బాగ్ మిల్కా బాగ్,' నెక్స్ట్ మీకు నమ్ముతారో లేదో 'ఆర్ ఎక్స్ హండ్రెడ్ మూవీ' మీకు ఐడియా ఉండే ఉంటుంది.
యాహ్!
నేను సినిమా అంతా ఒక ఎత్తు క్లైమాక్స్ అది రియల్ స్టోరీ అని తెలియగానే, <chuckles> నిజంగా నా కంట్లో నీరు తిరిగాయి. అంటే శివ అన్న పర్సన్ నిజంగా బయట ఇలా చనిపోయాడు అని తెలియగానే, నిజంగా అదొక ఏదో తెలియని బాధ. నా గుండెల్లో యేసింది. ఏంటంటే అయ్య బాబోయ్! ఏంటి ఇంత దారుణమైన స్టోరీ నిజంగా జరిగిందా అని. <smacks lips> అంటే సినిమా మనం కొన్ని, కొన్ని రియల్ లైఫ్ సినిమాలంటే మనం ఎక్కువ కనెక్టవుతాం. అంటే ఒకలా యెళ్ళింది కాస్త ఒక స్టెప్పు పైకెక్కేస్తాం <smacks lips> అంటే అయ్యో! ఇంత జరిగిందా?
అవునా? హ్మ్. ఏముంది? హ్మ్. అవును. కరెక్ట్. యాహ్! అండ్ ఇంకోటి కూడా స్టార్టింగ్‌లోనే కొంతమంది పెట్టేశారనమాట. బేస్డ్ ఆన్ ట్రూ ఇన్సిడెంట్స్ అనేది. సో, అది చు అది చూషినప్పుడే నాకు ఇంకా ఇంట్రెస్ట్ ఎక్కువ ఒస్తాదనమాట. అసలు ఏముంది అంతగా అన్నట్టు. సో, నిజంగా. రీసెంట్‌గా ఇంకోటేదో 'వాజ్ లెవెల్ టూ' అని ఏదో చూసా నెట్‌ఫ్లిక్స్‌లో సో, అంటే లెవెల్ వన్ ఏం చూడలేదు గానీ, అదేదో చూసా లెవెల్ టూ అనేది బావుందనమాట. అది కూడా రియల్‌గా జరిగింది అన్నట్టుగా కొంచెం ఒస్తుంది. అంటే ఎలా అంటే ఆహ్, చేతబడి చేసి కొంచెం వశీకరణం జేస్తారు చూడు. సో, అలా పిల్లలు వాళ్ళంతట వాళ్ళే సూసైడ్ జేసుకోవడం అది ఏదో వుంది.
అవును. ఆ! అవును, అవును. ఓకే. ఆ! ఆ! అవునవునవును. ఆ! కదా! ఇప్పుడు ఎక్కువ సోషల్ మీడియాలో అది తిరుగుతుంది. ఏంటంటే పిల్లలందరూ కలిపి మేడ మీద నుంచి దూకీడాలు నెక్స్ట్ ఆ! అమ్మ బాబోయ్! బావుందా అది? నేను చూడలేదు ఇంకా అది.
యాహ్! అదే, అదే. అదే జూసా. <chuckles> బావుంది. బావుంది, బావుంది. యాక్చువల్‌గా అది వన్ అండ్ హాఫ్ హవురో టూ హవర్సో ఎంతో ఉంది అదే పనిగా పెట్టుకొని జూస్తున్నా, లాస్ట్ 1/2 ఉందనంగా తెలియకుండా నిద్ర వద్రొస్తుందన్నమాట. ఇంగ నేను నిద్రొస్తే <smacks lips> నిద్రకు కొంచెం బాగా ప్రియారిటీ ఇస్తా. నాకు నిద్ర ఇష్టము. ఫుడ్డు ఇష్టము, సినిమా ఇష్టం. సో, మూడిటికి కాంప్రమైజ్ గాలేను. స సరే నిద్ర బోదాం ఇంకా టైం ఉంది గదా! మళ్ళీ లేచాక ఫ్రెష్‌గా చూద్దాంలే అర్ధగంటే కదా అన్నట్టు అలా చూస్తా అనమాట.
హ్మ్. ఆహా! <laughs> ఆ! ఆ! అంటే లైఫ్‌లో ప్రతిది చాలా జాగ్రత్తగా ప్లాన్ చేసుకుంటావు నువ్వు.
ఆ! అంతే కదా! మరి ఇప్పుడు హెల్త్ ముఖ్యం. హెల్త్ లేకుండా సినిమాలు చూస్తుంటే హెల్త్ వస్తదా? పోతది. <chuckles> షెడ్ కిందకెళ్ళిపోతది. <chuckles> యాహ్!
ఆహ్ ఖచ్చితంగా. అవునవును. ఆ! లేదులే నిజంగా. ఇప్పుడు మీకు నువ్వు బాగా నువ్వు ఈ మధ్య కాలంలో మూవీస్‌ అవి చూశావా 'తుంబాడ్' మూవీ చూశావా? హ్మ్. ఆహ్ 'తుంబాడ్.' అంటే ఇది ఒక బెంగాలీ మూవీ ఆహ్, అంటే బెంగాలీ కాన్సెప్టు హిందీలో వచ్చింది. నిజంగా చెప్తున్నాను, జీవితంలో మర్చిపోలేవు ఆ మూవీ చూస్తే. అంటే నీకు హారర్ మూవీస్ ఇష్టమేనా?
'తుంబాడ?' ఎవరు హీరో? ఓకే. ఓకే. యాహ్! యాహ్! ఇష్టం
అంటే భయంకరంగా ఏదో గుండె భయం పెట్టేసింది అది కాదు. ఎక్సెలెంట్ కాన్సెప్టు. నిజంగా ఒకసారి చూడు. నువ్వు మర్చిపోలేవు. 'తుంబాడ్' మూవీ అంత బావుంటుంది. ఏంటంటే, అబ్
హ్మ్. ఓకే. ఓకే. సినిమా పేరే బొమ్మాడ?
'తుంబాడ్' టి హెచ్ యూ యాహ్! 'తుంబాడ్' ఆ!
పుంబాడ్. ఓకే. పుంబాడ్ ఏ ఏ ఓటిటిలో ఉందది?
ఆహ్, ఐ థింక్ నెట్‌ఫ్లిక్స్ అనుకుంటాను. లేదా నాకు ఐడియా లేదు. 'తుంబాడ్, మూవీ చూడు. ఆ! ఏంటంటే, చాలా తెలుగులోనే ఉంది. ఎక్సెలెంట్ డబ్బింగ్ చాలా అంటే, చాలా బావుంటది. ఇది ఇప్పుడొచ్చింది కాదు. <smacks lips> అంటే, ఒకా, ఆహ్, ఎలా చెప్పాలి, ఒకా గోల్డ్ ఉంటుంది క ఏయ్! లేదు లేదు నేను కాన్సెప్ట్ చెప్పను. <smacks lips> ఎందుకంటే, కన్ ఏయ్! ఏయ్! స్టోరీ చూసి చూడకు. డైరెక్ట్‌గా సినిమా చూడు. నువ్వు ఒక దగ్గర షాక్ అయిపోతావు ఏకంగా. నేను ఫస్ట్ టైమ్ చూసినప్పుడు వాటే ఎటి ఎంత కాన్సెప్ట్ అనిపించింది. నిజంగా చెప్తున్నాను. ఆ సినిమా ఖచ్చితంగా చూడు. అయితే ఈ హాబీ అనేది మొత్తం రీక్రియేట్ చేసేసావు అయితే మొత్తానికి.
ఓకే. ఓకే. నేను సర్చ్ చేస్తాలే గూగుల్‌లో. పుంబాడ్ ఓకే. బెంగాలీ మూవీ తెలుగులో లేదాది? ఓకే. ఓకే. హుహు. కాన్సెప్ట్ ఏంటసల? సరే. నేనే చూసి తెలుసుకుంటాలే. <chuckles> యాహ్! ఓకే. హ్మ్. హ్మ్. హ్మ్. యాహ్! యాహ్! అండ్ ఇంకోటి, ‌నెట్‌ఫ్లిక్స్‌లో నాకు బాగా ఇంక బాగా కనెక్ట్ అయిందంటే, సినిమాలో ఎవరైనా విలన్ ఆహ్, ఒక అమ్మాయిని వెంటాడుతూంటే పరిగెత్తు పరిగెత్తు వాడొస్తున్నారన్నట్టు ఇన్‌వాల్వ్ అయిపోయి చూస్తాం కదా! సో, అది ఏంటి అంటే 'డోంట్ బ్రీత్' అనేది ఒకటి సినిమా ఉందన్నమాట. సో, అది. <sniffs>
హ్మ్. అవునవును. అవును. అబ్బా! వన్ను, 2 రెండు సూపర్ ఇంకా!
యెస్. అవన్నీ కేక అసలు. నాకైతే వాడు ముసలోడొస్తున్నాడు. అసలు కళ్ళు లేవు. ఎంత బా పసిగెడతాడంటే ఆసమ్ అసలు. సో, నాకు బాగా ఇష్టం అన్నమాట ఇలా సి సినిమాలు చూడడం అంటే. అం చూస్తే ఏదో తెలియని ఎనర్జీ వస్తది అండ్ నేను ఒకవేళ లో ఉన్నా కూడా నార్మల్ అయిపోతా. ఏదైనా ప్రెజర్ ఉన్నా కూడా సినిమా చూసి, దాన్నంతా అక్కడ వదిలేసుకొని, మళ్ళీ నార్మల్‌కొచ్చి మిగతా అన్నీ యాక్టివ్‌గా చేసుకుంటా అన్నమాట.
<chuckles> ఆ! ఆ! అబ్బాబ్బా! నిజంగా చెప్తున్నాను. నాకు ఒక్కసారిగా మొత్తం నేను ఏ మూవీలు చూసాను, ఏవేవి చూడాలి. అన్నట్టయితే రీక్రియేట్ అయింది నిజంగా. నిజంగా ఆ! నాకు మాట్లాడటం నాకు నిజంగా చెప్తున్నా మీతో మాట్లాడటం చాలా ఆనందంగా ఉంది.
<chuckles> అవునా? సూపర్. నాకు కూడా చాలా సంతోషంగా ఉంది. ధన్యవాదాలు.
ధన్యవాదములు.